అదే కదండీ. ఇల్లు సరే ఇంటి కోసమే చేస్తన్నారు, బతకడానికి చేస్తన్నారనుకుంటే, డబ్బు వెనకాల పడి మొత్తం జీవితాన్ని మర్చిపోతున్నారు కదా! ఇంకా. ఇంక మొత్తం లైఫంతా వర్కు, ఇయన్నీ చే చేసుకుంటే, ఇంకెప్పుడండి బతికేది లైఫ్‌ని?
అవునండి. నిజమే. హ్మ్. నిజమే అండి. తర్వాత ఏ యా యాబై, 60 సంవత్సరాలకు వెళ్లి, ఎనక్కి చూసుకుంటే, వీళ్ళు చేసేది ఏమి ఉండదండి. వాళ్ళేంటంటే లేవడం, సిస్టమ్ ముందు కూర్చోవడం, పని చేయడం, పడుకోడం అంతే.
ఇప్పుడున్న టెక్నాలజీ వచ్చేసింది. నిజమే అండి. అంతా అలాగే ఉంది. దీనివల్లేంటంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా వస్తున్నాయి, తర్వాత ఏంటంటే, వెయిట్ వెయిట్ గెయినెక్కువైపోతున్నారు, ఇంకా చాలా జా హెల్త్ ఇష్యూసని వస్తున్నాయండి, చు మీరు చూసుకుండేటట్టయితే.
అవును. అవునండి. నిజమే అండి. ఆ! నిజమే అండి. మరి పిల్లల మీద, ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు? ఈ స్క్రీన్ టైమనేది వల్ల, వాళ్ళ ఐ సైటనేది గాని, ఇట్లా ఇంటి ఏమైనా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందంటారా పిల్లలకి?
<scoffs> మీరూ గమనిచ్చుంటే, ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని గమనిచ్చుంటే, 95 పర్సెంటు, 95% దాకా, అందరూ ఈ స్పెక్ట్స్ పెట్టుకునయితే కనబడతారు, మీరు చిన్న పిల్లల నుంచి. చూసుకుంటే సరిగ్గా చూసుకుంటే, ఆడపిల్లలు గాని, లేదంటే మగపిల్లలు గానీ, చిన్నప్పడునుంచి ఇప్పడునుంచి కూడా, స్పెక్ట్స్ పెట్టుకునే కనబడతారు. వాళ్ళకి ఇంకొకా 30 దాటిన తరువాత నుంచి, ఇంకా <chuckles> కళ్ళు కూడా సరిగా కనిపిచ్చవండి, చెప్పాలంటే ఇంకా. అలగయిపోతున్నారండి జనం ఇప్పుడు. మీరు సరి మీరు చూసు మీరు చూసే ఉంటారండి, ఇప్పుడు ఎళ్ళే ఇప్పుడు మీరొక వీధి బయటికెళ్లారనుకో
ఓకే. నిజమేనండి. అవును. అవునండి. ఓహో! ఓకే. అవునండి. నిజమే అండి. ఆ! చిన్నపిల్లల్ని నేను చూస్తున్నానండి. అవును.
అదే కదండీ, దగ్గర దగ్గర, 50% మీకు కళ్ళజోడు పెట్టుకొని కనపడతారు, చాలా వరకు. కరెక్టే కదండీ. అలాగే ఉన్నారండి, ఇప్పుడు ఈ స్క్రీన్ టైమ్ ఇయన్నీ, ఎక్కువ వాడడం వల్ల, ఇదండి లాసనేది. ఇంకా చాలా వరకేంటంటే, తల్లిదండ్రులు తప్పు ఎంతున్ హ్మ్, అదే. పిల్లల తప్పనకూడదు గానీ, తల్లిదండ్రుల తప్పండి చెప్పాలంటే. వాళ్ళంతా కరెక్ట్‌గా చిన్నప్పడు నుంచి, పుదనేది పునాది అనేది కరెక్ట్‌గా ఉంటే, పిల్లలూ వాళ్ళు, మొత్తం ఆ బంధమనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్‌గా ఉంటది, ఈ టెక్నాలజీ కూడా వాళ్ళని విడదీయలేదు, ఏది కూడా మార్చలేదండి. అదండీ, నేను టెక్నాలజీ అదే, మీద భయం అదే, తల్లిదండ్రుల భయం, పిల్లల విశ్వాసం మధ్య...
అవునండి. నిజమే అండి. నిజమే. హ్మ్. ఓకే. నిజమేనండి. అవును. నిజమే అండి.
సమతుల్యం ఎలా సేయాలంటే, ఇలాంటి నిబంధనలతో చేస్తానండి.
ఆ! ఓకే. అవునండి. అయితే మీరు కూడా ఏంటంటే, టెక్నాలజీ వల్ల తల్లిదండ్రులు కూడా చాలా భయపడ్డం కానివ్వండి, పిల్లల ఆరోగ్యం పట్ల కూడా చాలా దెబ్బతింటుంది, అది మెంటల్‌గా కానివ్వండి, ఫిజికల్‌గా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే, తల్లిదండ్రులే బాధ్యత తీసుకొని, ముందు వాళ్ళే మారడం కానివ్వండి, లేదా పిల్లల్ని మార్చడం కానివ్వండి, వాళ్ళని బయటకి పంపి, ఆడడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడం వల్ల, పిల్లలు కూడా మారుతారు అని చెప్పి, చాలా చక్కగా వివరించారండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
అవునండి. అదే అండి. అదే అండి. ధన్యవాదాలండి.